మళ్ళా మనం డెసిషన్ తీసుకునేది ఈ విధానం గాని. సరే ఇది బానే ఉందండి. ఈ విషయాల్లో అయితే ఓకే. మరిప్పుడు మీకు పెళ్లి వి పెళ్లి పెళ్లి టైం దగ్గరకొచ్చిందండి. పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. మీకేమో పెళ్లి చేసుకోవాలని లేదు. లేదంటే ఏమన్నా జాబ్ చేయాలనుంది. లేదంటే ఇంకా చదువుకోవాలనుంది. ఇంట్లో వాళ్ళేమో ఇబ్బంది పెడతున్నారు. ఎందుకంటే పెద్ద అమ్మాయి మీరే. తరవాత మీ ఇంకా ముగ్గురే ఇంకా పిల్ అదే చెల్లెళ్ళు గాని వీళ్ళుంటారు కదా! తమ్ముడు వాళ్ళను చదివించాలి. లేదంటే వాళ్ళకి చెయ్యాలని ఫస్ట్ మీకు ముందు చేయాలనుకుంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారండి? మరి ఇక అటు మీరు చెప్పాలంటే అటూ ఆలోచించాలి, ఇక్కడ మీ వాళ్ళ కోసం ఆలోచించాలి. నీ మీ గురించి కూడా ఆలోచించాలి. అలాంటి సమయంలో మీరేం చేస్తారు మీరైతే?
ఓకే. అవునండి. అవును. అవునండి. కరెక్ట్‌గా అసల నా లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ తెలిసినట్టే అడిగారు. యాక్చువల్లీ ఇది జరుగుతుందనమాట మా ఇంట్లో కూడా. బట్, నేను క్లారిటీగా చెప్పాననమాట. ఆహ్, నాకిప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. నేను రెడీగా లేను ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నాకన్నా తమ్ముడే. ఆడు అబ్బాయే. అబ్బాయే కాబట్టి ఆడికేం లేట్ అయినా అంతే ప ప్రాబ్లమేం ఉండదు. ఇప్పుడు నాకన్నా ఆడు 2 ఏళ్ళు చిన్నోడు. నాకు సపోజ్ ఒక అనుకుందామండి నాకొక 27కి అయినియనుకోండి. అప్పటికి ఆడికి 25ఏళ్ళు పాతికేళ్ళకేం వాడు పెళ్లి చేసుకోడు కదా.
<chuckles> అవునా అండి. ఓకే. ఆ! అంటే ఎలాంటివి? హ్మ్. అదండీ. ఓకే అండి. ప్రాబ్లమే ఉండదు పోని. అదేలేనండి. అదేనండి. మళ్ళీ ఇంకా టైం పడు జాబ్ రావాలి గదండీ ముందు అబ్బాయిలకి పెళ్లి చేసుకోవాలంటే, జాబ్ ఇయ్యీ ఉంటారు. అదే కదా!
ఇప్పుడు నాకు లేట్ అయిందని లేదు. ఇప్పుడు ఆ! జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి, అన్నీ ఉండాలి. ఇంకా దాంతో పాటు ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇప్పుడు నే ఇప్పుడు ఎ ఎలా చెప్పచ్చు, వాడికంటూ తొందర అంతేముండదు. ఇప్పుడు వాడు ఒక 30కి చేసుకున్నా ఆడిని అడిగేవాడుండడు. ఇప్పుడు అదే అన్నయ్యున్నాడు అనుకోండి పోనీ, ఆడికి ఒక 27 ఏళ్ళు వచ్చేసినా నీకు చేసిన తరువాత చెయ్యాలమ్మా ఆడికి, నువ్వు చేసుకో అంటే ఒక అర్థం ఉంటది.

కాబట్టి, నేనేప్పుడైనా సరే ఇట్లాంటి డెసిషన్స్ కరెక్ట్‌గా నాకు వొద్దు అంటే, వొద్దు అన్నట్టు చెప్పేస్తానన్నమాట. నేను వాళ్ళందరు చెప్పారు
అవునండి. అంటే ఇంకా డైరెక్ట్‌గింకా. ఇంకా మీకేమనిపిస్తే అదింకా డైరెక్ట్‌గా చెప్పామంటే తర్వాత సంగతంటే, ఇప్పుడు మీ లైఫ్ మీరు త్యాగం చేయలేరు గదండీ! ఏ వీటన్ని కోసం, ఇంట్లో వాళ్ళ కోసమని తర్వాత, తర్వాత జీవితాంత కాలంలో మీరక్కడే ఉండాలి, అదే చేయాలి ఇంకా నచ్చక ఇష్టం లేకుండా ఎంత కాలమని ఉంటారో ఆలోచిస్తారయితే, నాకుదెలి‌సై‌తే అంతే గదండీ!
ఆ! అవును. అవును. ఇప్పుడు నా అక్కడా నా ఒక్క లైఫే స్పాయిల్ అవుతుందంటే ఓకే పోనీ. ఓహ్! పోనీ వోవ్ అనుకోచ్చు. నాతో పాటు పాపం ఆ అబ్బాయికే పాపం దేలీదు గదా! ఆ అబ్బాయికేనాడిస్టంలేదు పోనీ ఆ అబ్బాయికి పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే వచ్చి వస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి లైఫ్ నాశనమయిపోద్ది కదా! నేనిష్టం లేకుండా చేసుకుంటే? నా లైఫ్ పోతే పోనీయండి. వీళ్ళందరూ ఫోర్స్ చేశారు పోనీయండి. పాపం ఎదుటోళ్ళ లైఫ్ కూడా నాశనం అయిపోద్ది. సో అందుకనే నేనేప్పుడైనా సరే నాకిష్టం లేదనుకోండి మ్యా వచ్చింది ఇట్టా డిస్కషన్ ఒచ్చింది చూద్దాం చూస్తా అంటే నాకు చెప్పేసానన్నమాట. నాకైతే ఇష్టం లేదు నాకంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి జాబ్ అంతా సెటిల్ అయిపోయాను. ఇంకా పెళ్లి చేసుకోవాలి పెళ్లి సంబంధాలు చూడండి అని నేనే వచ్చి చెప్తాను అప్పుడేళ్లి చూడండి.
అవునండి. ఆ! అవునండి. నిజమే కదా! మరి. అదేలేండి. హుహు.
ఓకే. ఇప్పుడు నించే చూసి ఇప్పడు నుంచే చూస్తే, అప్పుడెప్పుడుకో మంచి సంబంధాలొస్తాయనేది నిజంగా అసలు పెద్దవాళ్ళు చెప్పే మొట్టమొదటి అబద్ధమేంటంటే ఇప్పటి నుంచి చూడడం మొదలు పెడితే ఎప్పటికో వస్తాయని. రాదు వెంటనే తెచ్చేతారాళ్ళు. నెల లోపలే తెచ్చేస్తారు.
అవునులెండి. అదే బావుందసలు. ఆ! అండి. <chuckles> నిజమే అండి. వెంటనే రెడీగుంటది ఇలా జాతకాలు జూస్తారు, కలిసిపోయినియంటారు సరే ఈ వారంలోనే నిచ్చి‌తర్దమంటారు వచ్చే వచ్చే నెలకి పెళ్ళి అనేస్తారండి. ఇదేంటిది టైం పట్టానికి తర్వాత చేస్తా అన్నారు గదా! స ద చూస్తా అన్నారు గదా అనుకుంటే, వీళ్ళ ప్లాన్లు వీరివండి వీళ్ళకుంటాయి గదండీ! తెలిసిందే కదా! పెదోళ్ళు ఈ ప్లాన్లు ఇయన్నీ ఎలాంటివి జేస్తూ ఉంటారో. కావాలని మనకి చేసేయాలని.
ఆ! కలిసిపోయాయంటారు. నువ్వే‌గా చూడమన్నావంటారు లాస్ట్. ఆ! నువ్వేగా చూడమన్నావు అంటారు లాస్ట్. అవునండి. అవును. సో, అందుకని ఎప్పుడైనా నేను ఓకే. అన్నాక మీరు చూడటం మొదలెట్టాలి. మీరు చూసిన తర్వాత ఒచ్చిన సంబంధాన్ని నేను ఓకే అనరు. అంటే చాలా చెప్పారండి. అంటే మంచి సంబంధాలన్నీ వెళ్ళిపోతాయి. మంచి, మంచి అబ్బాయిలందరూ వెళ్ళిపోతారు. మంచి కట్నాలు ఇవ్వా ఇ అంటే కట్నాలంటే మంచిగా ఇదే సాలరీలు ఉన్నవాళ్ళువుండరు. తర్వాత, తర్వాత అంటే ఎక్కువ కట్నాలడుగుతారు అబ్బాయిలు కూడా పెద్దోళ్ళు అయిపోతారని. ఎవరైపోయినా పర్లేదు. ఏదైపోయినా పర్లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోడానికి ఇష్టం లేకనే
హ్మ్. అంతే కదండీ. ఇంకోటేంటంటే మీరు పెళ్లి చేసుకునే ముందు బాగా ఆలోచించాల్సిది ఆహ్, ఆలోచించాల్సిందేటంటే ఆ అబ్బాయి ఎలాంటాడో తెలియదు ముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈళ్ళు తెచ్చేయడం తెచ్చేస్తారు మంచి సంబంధం అని చెప్పి. తరువాత అతను ఎలా బిహేవ్ చేస్తాడో లేదంటే కొంతమందెంటంటే తరువాత పెళ్లైన తర్వాత జాబ్ చేయొద్దంటారు, చదువుకోవద్దంటారు, ఇంట్లోనుండి ఈ పని చెయి. అసలు వంట గది నుంచి కదలొద్దు అసలు నువ్వు బయటికేళ్ళకిలలా అంటుంటారు కొంత చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగా. ఇలాంటి మ్యారేజ్ చేయడం వల్ల. అలాంటి టైమ్‌లో మనకి మీరాలోచించినట్టయితే ఈ లవ్ మ్యారేజ్ బెటరంటారా? లేదంటే ఈ అరేంజ్ మ్యారేజంటారా అండి?
అవునండి. నిజమే. అవునండి. నిజమే.